మనకు అసలు ఎన్నో పండుగలు ఉంటాయండి. ఇయర్ మొత్తంలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఏదో ఒక మంత్ ఒక ఏదో ఒకటి ఒస్తూనే ఉంటది. అయితే మనకున్న సీజన్స్‌తో పాటు పండగలకి ఒక ప్రత్యేక ఆహ్, బాండింగ్ అనేది అంటే ఒక కాంబినేషన్‌ లాగా ఇప్పుడు ఫ్లవర్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి అలా అనుసంధానం అయి ఉంటాయి. పండుగలు సీజన్‌లు. అయితే మీకేం అనిపిస్తున్నాయి? మీ అకార్డింగ్ టు మీ పాయింట్ ఆఎఫ్ వ్యూ మీరు ఏమనుకుంటున్నారు? పండుగల సీజన్లకి ఉన్న బంధం ఏంటి?
అవును. అవునండి. ఆ! ఖచ్చితంగా అండి. అది అంటే సీజన్ల తగ్గట్టే పండుగలు కూడా ఉంటాయి అండి మనకి. ఆహ్, అంటే అస్ కొంతమందికి పండుగల పేర్లు తెలవకుండా ఈ సీజన్‌లో ఈ పండుగ వస్తుంది అని చెప్తారు చూడండండి కొంతమంది. ఆ! ఆ! అవునండి. అలా మనం ఇప్పుడు చెప్పుకుంటే అండి. మనకు ఫస్ట్ ఫస్ట్ అంటే 'దసరా', దసరా ఏ టైమ్‌లో వస్తుందండి అక్టోబర్, సెప్టెంబర్ ఎండింగ్‌లో అక్టోబర్ స్టార్టింగ్‌లో. అది కొంచెం ఆహ్, పూలు పూలు పూస్తాయి కదండీ ఆ టైమ్‌లో. పూలు పూయడం జరుగుతుంది. ఆకులు కూడా గ్రీనరీగా ఉంటూ ఉంటాయి అండి. ఆ టైమ్‌లో. కాబల్ ఆ! ఆ!
అవునవును. ఆ! అదైతే కరెక్టే! అవును. అక్టోబర్ యాహ్! అవును. అవునవును. నిజమేనండి. ఆ! ఫుల్ అంటే ఎండాకాలంలో రాలిపోయిన ఆకులన్నీ ఈ 3, 4 మంత్స్ అంటే అక్టోబర్ టైమ్‌కి కరెక్ట్‌గా మంచిగా విరబూస్తాయి. ఆకులు వచ్చేసి పూలు వచ్చేసి అవును.
ఆ! ఆ! ఆ! విరబూస్తాయండి. పూలను, పూలను చూస్తే కూడా మనకి ఒక ప్రశాంతత ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఒక ఆనందం వస్తుంది. పండుగ వైబ్ వస్తుంది. పూలను ఆహ్, అందుకేనండి ఆహ్, ఆ టైమ్‌లో మనము బతుకమ్మ బతుకమ్మ చేసుకుంటారండి తెలంగాణాలో అయితే. ఆహ్, పూలమాలలు వేసుకొని పూల సమూహాలను
యె యెస్. అవునవును, అవునండి. నేను తెలంగాణా అమ్మాయిని. నేను చేశాను బతుకమ్మ. నాకు చాలా ఫేవరైట్ సీజన్ అది. యాహ్!
ఓహ్! ఓకె. ఓకె. అండి. ఫైన్. నాకు చాలా ఇష్టం అండి బతుకమ్మ అంటే. ఆ 9 రోజులు ఆహ్, రెడీ అవ్వడము. ఒక్కొక్క రోజు ఆ పూలన్నీ తెచ్చుకొని రోజు బతుకమ్మ పేర్చడము. రోజు చెయ్యడము. అంటే అంటారు కదండీ బతుకమ్మని మనము ఆహ్, చెరువులో హ్మ్. ఆహ్, ఎందుకు ఇస్తారు అంటే అది ఆహ్, అంటే చలికాలం కదా! సూక్ష్మ జీవులు చచి చనిపోతాయంట. పూలలో ఉండే సుకు సుగంధ ద్రవ్యాలు ఉంటాయండి కొన్ని సూక్ష్మజీవులను చంపడానికి.
అవునండి. యాహ్! ఓకె అండి. అవునా! అంటే ఇంత సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయేమో?
ఆ! తప్పకుండానండి. సైంటిఫిక్ రీజన్సే ఉంటుందండి. దానెనకాల అయితే. ఆ! ఇంకా మనము ఆహ్, ఇవి చూసుకుంటే అండి ఇంకో పండుగ చూసుకుంటే సంక్రాంతి అండి. సంక్రాంతి ఎప్పుడు వస్తుందండి మనకి? ఆ! మన పంట హ్మ్. జాన్వరి. జాన్వరిలో ఎ ఎలా ఉంటుందండి? చలికాలము, అంటే అప్పుడు ఆహ్, స సంతోషంగా ఉంటారనమాట. ఆ! ఫుల్ చలికాలం రావడం వల్ల భోగి మంటలు ఏస్తూంటారండి. ఎందుకది మంటలు? ఆ! చలికాలం కాబట్టి మంటలు వేస్తూ ఆ! మంట పెట్టుకుంటూ ఉంటారండి భోగి మంట.
ఓకే. ఓకే. నైస్ అండి. జాన్యువెరీ. చలికాలం. అవును. అవునండి. ఓహ్! ఓకే. అవును పొద్దు పొద్దున్నే లేచి మంటలు పెట్టుకొని అవును. ఇంకోటి అండి. అంటే భోగి మంటలతోనే అన్ని పాతవి అన్ని తెచ్చి వేసేసేయాలి అంటరు కదా! దాని వెనక ఆ ప్రిన్సిపల్ ఉందా దీనికి?
అవును. అవునండి. ఏమో అండి. పాత సామాన్లు అంటేనే కొంచెం ఊరికే పాతవి అయిపోయినియి. ఇంట్లో పెట్టుకుంటే ఆహ్, ఏదో నెగెటివ్‌గా మనకు పాతది చూడంగానే ఇది పాతగ అయితుందని మనసు హర్ట్ అయితదంట అండి. రోజు చూసి చూసి నాకు తెలిసిందది అదిరే
ఓకే. ఓకే. అంటే పాతవి పాతవి వదిలేసేయాలి. పాస్ట్ ఆహ్, మనం ముందుకెళ్ళాలి కొత్త ఇయర్ కొత్త లైఫ్ అన్నట్టేమో మరి. యాహ్!
హ్మ్. రోజు అదే అదే ఆ! ఆ! ఆ! కొత్త ఇయర్ జనవరి అంటేనే కొంచెం కొత్త నెల గదండీ. నిజం! నిజం! మీరు అన్నట్టు. ఆహ్, అదీ అంటారు. ఈ పాజిటివ్ ఎనర్జీ గూడా వస్తుంది. మనకు ఒకటి పాతవి వదిలేయాలి. అది అది గూడా కరెక్ట్ చెప్పారండి మీరు గూడా! అ అలా అని సంక్రాంతి చేసుకుంటారంట అండి. మళ్ళీ సంక్రాంతికి అప్పుడే మనకి ధాన్యాలు పండుతాయి గదండీ. మనకి వోయా అంటే పంటలు పంటలు పండుతాయి రైస్. ఆ! అవి అంటే కొత్త రైస్‌తో మనం పిండి వంటలు చేసుకోవాలీ అని కొత్తగా చేసుకోవాలి. హ్మ్.
అవును. యస్. ఓకే. యస్. యస్. అవునవును. రైస్ ఇవన్నీ అవును. ఓకే. అంటే రైస్ అంటే అన్నం దగ్గరే ఆగిపోయాను అండి. నాకు అసలు పిండి వంటలు కూడా రైస్‌తో చేస్తారని గుర్తు కూడా లేదు. యాహ్! వెరీ గుడ్ అండి చాలా బాగా చెప్పారు.
<laughs> ఆ! ఇంకా అవును అవునండి. ఆ! ఆహ్, పిండి వంటలు మనము మనం మన పొలంలో పండే పంటలతో వచ్చిన బియ్యంతో మనం పిండి పట్టించుకొని అంటే కొన్ని కలుపుతు ఉంటాం కర్జకాయలకి బియ్యమే అవసరం ఉంటుందండి. జుట్లు చేయడానికి, అరిశాలకైతే ఇంక బియ్యం ఈ కొత్త బియ్యమే నానబెట్టాలి. ఆ! మమ్మీ వాళ్ళు కూడా "కొత్త బియ్యమే వేసి నానబెట్టినవా? పాతవి నానబెట్టినావా?", అంటారు చూడండండి. అంటే ఆ సంక్రాంతి ఆట అందుకు ఆ సంక్రాంతి అదే అప్పుడు కూడా సీజన్ కంప్లీట్ అవ్వంగానే మనం ఎంజాయ్ చేయాలి. అంటే ఏదో ఒక రోజైనా మనము సంతోష‌పడాలి గదండీ పంటలు పండినియి అని ఆహ్, ఆళ్ళు అలా
ఓకే. అవును. అవునవును. అవును. అవును. ఎప్పుడూ‌స్ అంటే సంపాదిస్తూ క కష్టపడుతూ ఇలా జీవనం సాగించకుండా ఒక రోజు 2 రోజులు పండగ అంటేనే అందుకు పెట్టారేమో రిలాక్స్ అయ్యి కుటుంబంతో హాయిగా గడపడానికి. ఈ పని పక్కన పెట్టేసి అట్‌లీస్ట్ 1, 2 రోజులు.
అదే. అవునండవును. ఆ మళ్ళీ మనకి ఆహ్, ఉగాది. ఉగాదికి వస్తే అండి ఉగాది ఎప్పుడు మార్చ్‌లో అవుతుందది. మార్చ్‌లో ఏమవుతుంటాయి ఉగాది మామిడి చెట్లు మామిడి చెట్లకు పూలు రావడం, ఆహ్, అప్పుడే పూత రావడం, పచ్చి మామిడికాయలు రావడము. అప్పుడే మనం మామిడికాయ పచ్చడి చేస్తాం చూడండండి. అంటే 9 రుచులు కలిపి జేయాలి అని అంటారు కదండీ! అప్పుడే నీమ్ ట్రీ కూడానండి. నీమ్ ట్రీకి ఆహ్, షడ్రుచులు <laughs> ఆయ్ <laughs> నీమ్ నీమ్‌గి కూడా అండి. వేపాకులు కూడా వేప వేప పూలు కూడాను పూతలు పూస్తుంటాయి. అన్ని పూతలు అప్పుడే పూస్తుంటాయి కాబట్టే కొత్త సంవత్సరం కూడానండి, మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కదండీ! ఉగాది అంటే. ఉగాది పచ్చడిలో అన్ని ఇంగ్రీడియెంట్స్ చేయడం గాని అన్ని <smacks lips> చేయడం అండి. మనము ఒక్కొక్క పండుగకి సీజన్‌లు తగ్గా కంపల్సరీ అవి చేస్తూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం. ఆహ్, ఉగాదికి ఇంకోటి కూడా కొత్త సంవత్సరం అని మనం జాతకాలు కూడా చూపెట్టుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఉగాది ఆహ్, పంచాంగం
యాహ్! అవును. ఆ! అప్పుడప్పుడే పూత రావడము. పచ్చి మామిడికాయలు రాయడము. అవును. అవునండి. హ్మ్. 6 రుచులు. షడ్రుచ్ <giggles> యెస్. యెస్. హ్మ్. అవును. పూత పూస్తుంటాయి అప్పుడే. అవును. అవును. అవును. హ్మ్. యాహ్! పంచాంగం యాహ్! యాహ్! యాహ్! అసలు బలే క్యూరియాసిటీ ఉంటది అండి బాబు. ఆదాయం ఎంత? వ్యయం ఎంత? <laughs> అవును.
అవును. ఉదయమే ఆ అమ్మ వాళ్ళు అయితే స్నానం చేసుకొని ఉదయమే వెళ్ళేదే ఆహ్, పంతులు దగ్గరికి. ఆహ్. <laughs> ఎవరు ఎవరి పేరు మీద మంచిగా ఉందండి చెప్పండి మాకు. ఆరోజే పూజ చేపిస్తారు. ఎవరి పేరు మీద బాగుందా వాళ్ళతోటే పూజ స్టార్ట్ చేపిస్తారు. అంటే ధనం ఇంత. నష్టం ఇంత. అని తెలుస్తది కదండీ అలా. ఓహ్! అదే.
ఆ రాశి ఏమైంది? ఈ రాశి ఏమైంది? <laughs> యాహ్! <chuckles> అవునవును. యాహ్! యాహ్! అయితే ఇప్పుడూ ఇప్పుడు పండగలుకి అప్పుడు పండగలకి అంటే మనం చిన్నగున్నప్పుడు కానివ్వండి ఇప్పుడు మొత్తం కొంచెం మోడర్న్ అయ్యి 2025 వచ్చేసాము మనము. ఏమైనా చేంజ్ ఉందంటారా జరుపు జరుపుకునే విధానాల్లో. ఇప్పుడు మీరు ఎంతో చక్కగా ట్రెడిషనల్ వేస్‌లో చెప్పారు కదా! పండగలు వాటెనక ఉన్న సైంటిఫిక్ రీజన్సు ఎంత బాగా, అయితే ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారండి?
అవును. ఆ! ఇప్పుడు అప్పుడు అంటే అన్ని నేచురల్‌గా వాడేవాళ్ళు కదండీ ప్రతీది నేచురల్‌గా అంటే మనం చేతితో మన మనం స్వయంగా వెళ్లి మనం కోసుకొచ్చేటోళ్ళం అండి పూలను గాని ఆహ్, వు ఆ పచ్చడ‌లను గాని, మనము ఇంటికి తోరణాలు కడతాం కదండీ మామిడాకులను గాని, ప్రతి ఒక్కటి స్వయంగా వెళ్లి తేవడం వల్ల మనకి ప్రకృతికి ఏదో బంధం ఏర్పడతదండి కనెక్టివిటీ అనేది ఉంటుందండి మనకి ఆ టైమ్‌లో. ఆహ్, మనకి ఇంగా మనం ప్రకృతిలో ఏ విధంగా ఎన్ని మిస్ అవుతాము అనేది కూడా మనకు తెలుస్తదండి అవి ఆహ్, చిన్నప్పుడు మనమే వెళ్లి తెంపుకోరావడం, అమ్మ ఉండి "మామిడాకులు తీసుకురా పోవే" అంటూ మనమే తెంపడం, ఇప్పుడేడుందండి షాప్‌లో వెళ్లి కొనుక్కోవాలి మామిడాకులు ఏదో ఆర్టిఫిషియల్.
అవునవును. ఓకే. యాహ్! యాహ్! అవునండి. యెస్. <giggles> అవును. కొనుక్కోవాల్సినియి. ఇంకొంతమంది అయితే రెడీమేడ్ ఇవి తోరణాలొస్తాయి కదా! <chuckles> అదేంటంటే దుమ్ము దులుపుకొని కట్టేస్తే అయిపాయే. మళ్ళీ అవి ఎండిపోవడము, పీకడం ఏమి ఉండదు, పచ్చి తోరణాలు అలా అయిపోయాయి.
ఆ! నిజంగానండి నిజంగా. కటేసి ఆ! ఐపాయ్. ఆ! అవునండి. <chuckles> అవి నిజంగానండి రెడిమేడ్‌వి. పూలవి కూడా ఇంటి ముందల గేట్‌లకి కడతారు చూడండి. ఇప్పుడు దీపావళి పండుగకి కూడానండి గేట్‌లకి కడుతూ ఉంటారు కదా. బంతి పూల మాల ఊరికే సంవత్సరం, సంవత్సరం ఎవరు తీసుకొస్తారు బంతి పూలు అని ఊరికే ఇట్లా కడిగేసి పెట్టేస్తూ ఉంటారండి చాలా మంది.
యాహ్! బంతి పూలు మంచిగా. యాహ్! కదా! ఈసీ‌గా ఉంటది. లుక్ ఉంటది. మళ్ళీ వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది ఫోటో‌లు దిగేసి ఓ పెట్టేస్తారు స్టేటస్‌లు. కానీ ఎంతైనా ఆర్గానిక్ ఆర్గానికే కదా అసలు.
హ్మ్. హ్మ్. ఓహ్! బా జరుపుకున్నాం. ఆ! అసలు ఆ ఆర్గానిక్ వేరండి అసలు. అది ఎంత, ఎంత బావుంటుందండి ఆర్గానిక్ మనం స్వయంగా ఫీల్ అయ్యి పండుగలు అంటే వచ్చిపోవడము న అది ఆర్టిఫిషియల్‌గా చేసుకోవడం కాదు కదండీ. మనం కూడా నిగ్నం అవ్వడం లోపల నగ్న న మనం కూడా నీలం అవ్వ నీల్యమై మనం పార్టిసిపేట్ చేయడం అన్నమాట ఆ పండుగలను. ఆహ్, అంటే అ కు ఆ! ఆ! ఇప్పుడు ఆహ్, రుచులు కూడా అండి రుచుల విషయము ఇప్పుడు పండగలప్పుడు మనం చాలా వరకు వంటకాలు చేసుకుంటాం కదండీ. ఆ రుచులు కూడా మన నోరుని మనకు తెలుస్తూ ఉంటుంది కదండీ ఆ రుచులు అని. ఇప్పుడన్నీ ఎసి చేస్తున్నారా అండి! ఇప్పుడు ఉగాది పచ్చడి ఉగాది అన్నా గాని ఏం చేస్తారండి ఇప్పుడు ఊరికే 2 భక్ష్యాలైన చేస్తురో లేదో అండి <chuckles> కొంతమంది ఇండ్లలో అయితే.
యెస్, యెస్. యెస్, యెస్. అసలు ఏమి లేదు. యాహ్! ఆ! ఓకే కొనుక్కొని తినేస్తారు ఇంకా రెడీమేడ్. <laughs> యాహ్!
"ఎ ఏముంది పర్లేదు బేకరీ నుంచి తెచ్చుకుందాం ఎందుకులే చేయడం ఎవరికి, ఎవరికి ఓపిక ఉంది. అసలెక్కడ ఓపిక ఉంది" అంటారండి. అలా <smacks lips> అలా జరుగుతూ ఉంటుందండి కానీ.
అవును. అయితే మీరు తెలంగాణ వాళ్ళేనా? బె బతుకమ్మ చేసుకున్నారా ఎప్పుడన్నా?
ఆ! జ్ ఎందుకు చేసుకోమండి తెలంగాణ, పక్క తెలంగాణా మేము. బతకమ్మ అంటే మాకు ఫేవరెట్ పండుగ అవునండి.
అవునా! అయితే ఏ టైమ్ నుంచి కూర్చుంటారు? ఏమేమి పూలు పెడతారు? ఏమన్నా ఐడియా ఉందా అసలు ఎలా పేరుస్తారు?
అహా! ఐడియా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ ఉంటుంది కదండీ. ఆహ్, కింద
9 డేస్ చేస్తారా మీరు?
కాదండి. లాస్ట్ 5 డేసే బతుకమ్మలు చేస్తారంట హ్మ్. చేస్తారు. ఆహ్, ముందు దుర్గ దేవి మాతను పూజిస్తారు కదండీ. దేవి మాత ముందల చేస్తారు కదండీ బతుకమ్మలు. ఆహ్, అంటే నేను ఎప్పుడు పేర్చలేదండి. అమ్మ పేరుస్తూ ఉంటుంది. నేను చూడలేదు బట్ ఫ్లవర్స్ తెలుసండి ఏ ఫ్లవర్స్ అనేది వాడతారో నాకు తెలుసండి. తంగేడి పూలు వాడుతారు బంతి
అవునా! ఓకె. ఓకె. ఓకె. ఓకె. ఓకె. అవును. చూస్తుంటారు. <chuckles> ఓకె. చెప్పండి. ఒక మూడు రకాల చెప్ ఫ్లవర్స్ చెప్పండి చూద్దాం.
ఆ! తంగేడి పూలు వాడతారండి. బంతి పూలు వాడతారండి. ఆహ్, గడ్డి కూడా గడ్డి కూడా వాడతారండి కింద ఎయడానికి బేస్ కింద. ప్లేట్ మీద వెంటనే గడ్డి వాడతారండి. కొన్ని ఆకులు కూడా వాడుతూ ఉంటారు కదండీ. డెకరేషన్‌కి. బంతి పూలు, గులాబీ పువ్వు కూడా వాడతారండి.
అది మెయిన్ కరెక్ట్. వెరీ గుడ్. అవునవును. కరెక్టే నండి. ఓకె, ఓకె. ఆ! చామంతులు, గులాబీలు వేసారు అన్ని పెట్టేసుకున్నారు వెల్వెట్ పూలు అని చెప్పేసి. యాహ్! అయితే మీరు బతుకమ్మ అప్పుడు స్ ఏం నైవేద్యాలు పెడుతుంటారు మాముల్ మాములుగా?
చామంతి, గులాబీ ఆ! ఆ! అవునండి. ఆ! అన్నీ వేస్తారండి. బతుకమ్మ అప్పుడూ మాగ్జిమమ్ దేవీమాతనే పూజిస్తారు గదండీ. దేవీమాత కోసం అక్కడ చేస్తాం గదండీ మనము. ఆహ్, అంటే, పులిహోరా గానీ, బెల్లం పాయసం గానీ, అవి చేస్తం. ఆహ్, దద్దోజనము. ఆ! అవి చేసి పూరీలు చేస్తారండి. అంటే, అందరూ మాలలేస్తరు గదండీ బతుకమ్మ టైమ్‌లో. ఆ! అప్పుడూ, అది దసరా దేవీ దేవీ నవరాత్రులు ప్లస్ బా బతుకమ్మ ఒకటేసారి ఉన్ అదే అదే దేవీ మాలలేస్తరు. మనం అదీ ఇదీ రెండుకు పార్టిసిపేట్ చేస్తాం <giggles> గదండీ. ఇటు మనకు బతుకమ్మ యాజ్ యూజువల్‌గా నైట్ డెకరేషన్, నైట్ డాన్స్ కావాలి. డే అంతా దేవీ మాత పూజలు గావాలి. మనకు రెండూ గావాలండి. ఆహ్, <smacks lips> అంటే, షాపింగ్ ఫుల్లు జేసుకుంటాం కదండి! ఏంటివండి?
ఓకే. దద్దోజనం. యెస్ య ఓకే. ఆ! దేవీ మాల గూడేస్తారు. అవును. ఓకె. యాహ్! అయితే, ఇన్ని పండుగలున్నాయి కదా! అవును. ఇన్ని పండుగలున్నాయి కదా! మీకు అత్యంత ఫేవరేట్టనమాట. చెప్పగానే ఇట్లా చిన్నప్పటి స్మృతులు గుర్తొచ్చేసి, అరె ఇంత ఎంజాయ్ చేశామా అనిపించే ఫెస్టివలేది?
అవును. సంక్రాంతి అండి. నాకు చాలా ఇష్టం సంక్రాంతి. <chuckles> అంటే, ఆహ్, మా మానా మా కుటుంబం వ్యవసాయ కుటుంబం అండి. మాకు సంక్రాంతి వచ్చేటప్పుడే, మాకు పంట దిగుబడి వచ్చి మాకు కొంచెము ఆహ్, ప్రాఫిట్ రావడము, పైసలుండడముంటుందండి సంక్రాంతి పండుగలో. అప్పుడూ షాపింగ్ చెయ్యడం. మా నాన్న మాకూ ఏం కావాలన్నా అవి కొనిచ్చేయడము, ఆ టైమ్‌లో పైసలుంటే. అంటే, వ్యవసాయం చేషే వాళ్ళకి సంవత్సరానికి ఒకటేసారి దిగుబడి వస్తుంది గదండీ. మాకు హ్మ్.
అవునా? ఓకే. ఓకే. అవునా! నిజమే. నిజమే. అంటే, మీ మనసులో తెలుస్తుంది, మీకు ఆ ఎక్సైట్‌మెంట్. ఆహ్, అంటే, మాములుగా సిటీ‌లో ఉన్న వాళ్ళకి అర్థం గాదు. సంక్రాంతి అంటే అదేదొక ఒక వన్ ఆఫ్ ద పండుగల్లా చేసుకుంటారు. నిజంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తది. అసలు దాని వెనకాల ఎంత కష్టం ఉంటది, ఆ రిజల్టొచ్చినప్పుడు ఉండే సాటిస్ఫాక్షను, ఆ డబ్బులొచ్చినప్పుడు పడే సంతోషము, వ్యవసాయం ఉన్న వాళ్ళకే తెలుస్తది యాక్చల్లీ.
<chuckles> అవును. అ! నిజ్జంగానండి. అది ఎక్స్‌ప్ ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అయితేనే తెలుస్తదండి. ఊరికే చెప్తే, ఇదేంది సోది చెప్తుంది అనుకుటారండి. ఎవ్వరు వినను గూడా వినరు అలాంటివీ. అవును.
లేదు. అవునవును. అయితే, మీ మీ సంక్రాంతప్పుడు ఎలాంటి పిండి వంటలు చేస్తారు? అంటే, చాలా మంది యేసుకుంటారు గదా! అసలు లిస్టుంటదీ హ్మ్, చాలా. ఇంక మీరు మీరు ఎలాంటియ్యేస్తుంటారు. అంటే, పిండి వంటలు ఎలా ఉంటయి? ఇంకోటి సంక్రాంతి రోజు మీరు వెజ్ తింటారా? నాన్ వెజ్ తింటారా? ఎలా చెప్పుకుంటారు?
అవునండి. అ ఆ! ఖచ్చితంగా అండి. మేము సంక్రాంతి 2, 3 రోజులు ముందు నుంచే, భోగి ముందు నుంచే మా అమ్మ పిండి వంటలు స్టార్ట్ చేసేస్తదండి. హ్మ్.
అబ్బో! పెద్ద పనండి బాబు. ప పిండి వంటలు
ఆ! పెద్ద పనండి. సంక్రాంతి అంటేనే మాకు వారం రోజు పండుగ అయితుందండి. అంటే మా అమ్మ నాన్న వ్యవసాయం పనులు చేస్తారు కాబట్టి <tsk> రిలాక్స్ అనేది, వాళ్ళకి అప్పుడు రెస్ట్ దొరుకుతుందండి. మాకు సంక్రాంతి అప్పుడే అయిపోతది కదా పని. సో వాళ్ళకి రిలాక్స్ ఉంటుంది. మేము కూడా రావడం, ఇంకొంచెం సంతోషం యాడ్ అవుతుందండి వాళ్ళకి. మేము అంతే ఫీల్ అవుతాం అనమాట. ఇంక "నా పిల్లలొస్తున్నారు, నా పిల్లలొస్తున్నారు" అని పిండి వంటలన్నీ ఎక్కువ ఎక్కువ చేయడం చేస్తాదండి. మళ్ళీ మాకు హోస్టెల్స్‌కి పంపడానికి కూడా <giggles> చేస్తుంటాదండి. ఇంకా ఎక్కువ ఎక్కువ. ఆ! ఫ్రెండ్స్ ఉంటారు.
అవును. ఓకె. అవును. ఓకె. ఆ! ఇంక పెట్టి పంపిస్తారు. ఫ్రెండ్స్‌కి కూడా, అంటే ఇది కొంచ్ కొన్ని పెడితే "నీకు సరిపోతాయో లేవో" అని ఇక ఫ్రెండ్స్‌కి కూడా పెట్టి పంపిస్తారు. అంతగా చేస్తారు క్వాంటిటీ కూడా అసలు.
ఆ! అసలు <chuckles> నిజంగానండి, నిజంగా. అంటే ఫ్రెండ్స్ తినేస్తారు నీకేడ మిగులుతాయి ఎక్కువ పె పెట్టడం జరుగుతుందండి. అరిశెలు చేసుకుంటామండి మేము, బెల్లం పాకంతో అరిశెలు, ఖర్జకాయలు. చుట్లు చేసుకుంటామండి మేము. ఆహ్, ఆ! నువ్వుల లడ్డు కూడా చేస్తామండి మేము. ఆహ్, నువ్వుల లడ్డు. ఆ! బా సర్వపిండి కూడా చేస్తారు కదండీ! సర్వపిండి. ఆ! <laughs>
నువ్వుల లడ్డులు వేస్తారా? బాగుంటాయి కదా! నువ్వుల లడ్డులు. అబ్బా! అసలు, మీరు తెలంగాణా అనిపించుకున్నారండి. ఇప్పుడు అనిపించుకున్నారు అసలు. నిజంగా సర్వపిండి అంటే ఎంత మంచి స్నాక్ అసలు. ఎంత బాగుంటది. అబ్బో! నాకైతే చాలా ఇష్టం అండి. చాలా చాలా చాలా యెస్.
అవునా! <laughs> ఆ! సర్వపిండి. అవునండి. <chuckles> అవి అవి చేసుకుంటాం అండి మేము. ఇంకా సంక్రాంతికి అదంతా ముందు రోజు అయిపోతుంటుందండి. భోగి రోజు, భోగి భోగి పూలు, ఇంకా ముగ్గులు ముగ్గులండి. మా ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెడతారండి, డాన్స్ పోటీ పెడతారండి. మా ఊర్లో ఆ! వేస్తారండి. మా ఊర్లో నైట్ డ్యా నైట్ అంతా డాన్స్ ఉంటుంది. డే మొత్తం కబడ్డీ అవన్నీ కాంపిటీషన్స్ ఉంటాయండి మా ఊర్లో. ఎద్దుల కాంపిటీషన్ కూడా ఉంటుందండి మా ఊర్లో. చాలా స్లో బైక్ రైడ్ కాంపిటీషన్ కూడా ఉంటుందండి సంక్రాంతికి మా ఊర్లో చాలా.
ఓకె. ఓకె. వేస్తారా? ఓకే, ఓకే. వామ్మో! అవునా? ఎవరు స్లోగా వెళ్తారో, వాళ్ళు విన్నర్సా? అసలు ఇన్ని ఉంటాయా?
ఆ! ఎవరు స్లోగా <laughs> ఆహ్, ఏంటిదండి? <chuckles> ఆ! ఎ ఏమ్
ఇన్ని ఉంటాయా అనిపిస్తుంది అసలు నాకు వింటుంటే. సిటీలో, నగరాల్లో ఏమి ఉండవండి బాబు. అసలు బోర్ పక్కింట్లో పండగ వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళది వీళ్ళు చేసుకుంటారు అసలు.
ఆ! ఉంటాయి. 3 డేస్ ఉంటుంది గదా! ఏముండవు అవునండి. నాకు చాలా ఇష్టమండి. నేను సంక్రాంతికి 2, 3 రోజుల ముందే వెళ్ళిపోతా. మా అమ్మకి పిండి వంటల్లో హెల్ప్ చెయ్యాలి. మళ్ళీ బట్టలు కొనుక్కోవాలి, కుట్టిచ్చుకోవాలి అవి. అన్నీ ప్రిపరేషన్ 3, 4 డేస్ ఎయ్యాలి కదండీ అలా. ఆహ్, భోగి రోజు అన్ని సామాన్లు అది ఒకటి. రోజు 3 రోజులు ఏస్తాం కదండీ ముగ్గు. భోగి రోజు, పండుగ రోజు, కనుమ రోజు. ముగ్గుల కాంపిటీషన్ గూడా ఉంటుందండి మా ఊరులో. ముగ్గుల కాంపిటీషన్ చేసుకుంటాం. నేను పార్టిసిపేట్ చెయ్యలేదండి. మా చెల్లి చేశింది, గెలిచింది, అదైతే ఒక కప్పు. ఆహ్, ప ప్రైజ్ మనీ ఇస్తరండి. ఎస్సేగ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది అండి మా ఊర్లో చాలా బా చేస్
అవును. ఎస్ ఎస్. ఓకె. ఓకె. ఓకె. గెలిచారా ఎప్పుడన్నా? ఓకె, ఓకె. అబ్బా! అద్ అససలు ఫెస్టివలా? లేకుంటే ఒకా ఏదన్నా పెద్ద క ఇదీ అవార్డ్ <giggles> షోనా? లేపోతే ఇన్నీ వేరైటీస్ అసలు.
అల్ అదే చేస్త అదే అండి. అందుకే నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. అందరొచ్చేస్తారండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరొచ్చేస్తారు. హ్మ్.
ఇన్ని ఉంటే ఇష్టమే ఉంటదండి. ఇన్ని వేరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తే ఖచ్చితంగా అసలు నాకు వింటుంటేనే చాలా అసలు ఒకసారన్నా చూడాలి అన్నంతా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని ఉంటాయా అసలూ ఫెస్టివల్స్‌లో అని.
<giggles> ఆహ్, అంత్ అంతే అండి. మేమైతే తొందరగా రెడీ అయిపోతాం అండి. ఉదయమే ఫాస్ట్ ఫాస్ట్‌గా టిఫిన్ చేసేస్తూ ఉంటాం. 7 నుండే స్టార్ట్ చేసేస్తారు గేమ్స్. మిస్ అయిపోతామేమో అని అక్కడ వెళ్ళి ప్లేసెస్ కూర్చోడానికి ప్లేసెస్ చూసుకుంటాం అండి. మేము చాలా ఎంజాయ్ చేస్తాం అండి. సంక్రాంతి అంటే నాకు చాలా ఇష్టం అండి నిజంగా. <chuckles>
ఓకె. అవునవునవును. ఒక మూవీ చూస్తున్నట్టుందండి. మీరు చెప్తుంటే మొత్తం నా కళ్ళకి ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. ఇమాజినేషన్ అంతా. ఓకె అండి. మీ పండగల సీజన్స్‌తో ఎలా జత కలుస్తాయో, మీ పండగల ఎక్స్‌పీరియన్స్‌తో బాగా వివరించారండీ. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.